దగ్గర దగ్గరగ 7 సంవత్సరాలు జరుగుతుందండి. 7 సంవత్సరాల క్రితం జరిగిందిది. ఏంటంటే జరుగుతుంది బానే ఉంది అంతా "ఇంత డబ్బులని అడిగాను" చెప్పాడండి.
హ్మ్, హ్మ్. ఓకే.
ఆ! వస్తనాం ఇలా అందరికి ఫోను చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో కొద్దిగా డబ్బులు పరంగా ఎం లేదండి. వాళ్ళ నాన్న కూడా కూలీ టైప్ అంటే డైలీ వర్కర్ టైప్ అనమాట. ఆ రోజు వచ్చిన డబ్బులతోనే వాళ్ళు గడుపుతుంటారు. అలాగే వాడు అంద్
హ్మ్. హ్మ్, అవును. అలా అయితే చాలా కష్టం వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి సంపాదించడం. హ్మ్, ఇంకా మిమ్మల్ని అడగడం జరిగిందా ఆ డబ్బుల్ని?
ఆ! అలాగే జరిగిందండి అంటే ఇంట్లో అడగలేడు.
ఎంత మొత్తం కట్టమన్నారండి అక్కడ జాబ్‍కి?
దగ్గర దగ్గర ఒక 12,000 కట్టమన్నారండి. ఏంటంటే వాడేమో ఇంట్లో అడగలేడండి అడిగితే బాధపడతారు అంటే, ఏదన్నా అమ్మేసుకో లేదంటే ఏదో ఒకటి చేసి అప్పు చేసినా తెస్తారు. వాడికేమో ఇష్టం లేదు అలా చేయడం. వాడేంటంటే ఏం చేద్దాం ఏం చేయాలో తెలియక ఇంక మొత్తానికి నాకు ఫోను చేసాడండి. ఫోను చేయగా నేను ఎత్తలేదండి, అంతా బానే ఉంది.
ఆహా! ఓకే. అవునవును. హ్మ్.
అంతా బానే ఉంది అనేసరికి నేను ఫోను ఎత్తలేదండి, అంటే నేను ప్రాజెక్ట్ పనిలో ఉన్నాను కదండీ! కొద్దిగా ఫోను సైలెంట్‍లో పెట్టి, అలా పక్కన వదిలేసి ఇలా జరిగిందండి.
హ్మ్, హ్మ్, అవును. మీరు ప్రాజెక్ట్‌లో ఉన్నారు. ఇం మొత్తానికి ఫోను లిఫ్ట్ చేసారా తర్వాత?
అదే అండి. తర్వాత ఏంటంటే అంత లేదండి అప్పుడు కూడా లిఫ్ట్ చే చూసానండి. వాడు ఫోను చేయడం చూసాను చూసిన తర్వాత ఏంటంటే
హ్మ్. ఓకే.
ఓకే ఇప్పుడు చేస్తున్నాడెంటి వర్క్ టైమ్‌లో సర్లే ఎప్పుడు చేసేవాడే కదా! సాయంత్రం చేద్దాంలే ఇప్పుడెందుకు అని చెప్పేసి నేను కొద్దిగా బిజీలో ఉండిపోయి, వదిలేసానండి ఇంకా అలాగే. ఒక 4 మిస్డ్ కాల్లు ఉన్నాయి. సరే అని వదిలేసానండి. సరేలే ఇంకా ఏంటి తర్వాత చేద్దాం అని సరే అలా వదిలేసి, తర్వాత ఏమైంది సాయంత్రం వచ్చాక ఫోను చేశానండి. చెప్పరా ఏంటంటే వాడు ఫోను అదే ఫస్ట్ అయితే లిఫ్ట్ చేయలేదండి. నేను నేను కూడా ఓ 3, 4 సార్లు చేశాను లిఫ్ట్ చేయలేదు.
హుహు. ఆహా! తను కూడా లిఫ్ట్ చేయడం జరగలేదు. ఓకే, ఓకే.
అవును. తర్వాత వాళ్ళ ఇంటి నెంబరుకి ఫోను చేసేడం జరుగుతే వాళ్ళ అమ్మగారెళ్లి ఇచ్చారండి ఫోను. ఇస్తే తర్వాత వాడు బయటికొచ్చి మాట్లాడాడు. "ఎందుకురా అలా చేసావు ఫోన్ చేసినప్పుడు ఎందుకు ఎత్తలేదు? ఎందుకు ఎత్తలేదు?" అని కొద్దిగా అంటే సీరియస్‍గా ఎమోషనల్‍గా అడిగాండీ ఏడుస్తూ.
ఆ! అవును కానీ మీరు ప్రాజెక్ట్‌లో కదా! ఉన్నారు. హ్మ్.
అడిగితే ఏ ఏమైంది ఇప్పుడు ఎత్తకపోతే ఏమైంది? హ్మ్, నీకు తెలుసు కదా! నేను ప్రాజెక్ట్ చేస్తున్నానని ఇప్పుడు ఎత్తకపోతే ఏమైంది? అత్త అంతర్జెంట్ పని ఏమి వచ్చింది నీకసలు? నీకు తెలుసు కదా! ప్రాజెక్ట్‌లో ఉంటానని. ఎప్పుడు ఇవెనింగే కదా మనం మాట్లాడుకుంటాం ఈ అని చెప్పానండి.
హ్మ్.
"మరి ఇవెనింగ్ మ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా! నేను ఎందుకు ఫోను చేశాను ఒక్కసారన్నా అడగాలి కదా! కనీసం లిఫ్ట్ చేసిన్నా సరే. ఏంటి?" అని అలాగ ఎమోషనల్‍గా మాట్లాడడండి.